ఆహ్, ఒక సినిమాకి ఎన్నో రకాల కళలు కు ఆహ్, కలిస్తేనే ఒక సినిమా అంటారు. ఒక డైరెక్షన్ గాని, స్క్రీన్‌ప్లే గాని లేదా ఒక ప్ హీరో గాని, హీరోయిన్ గాని, మ్యూజిక్ డైరెక్టర్ గాని ఇలా అన్నీ కలాలి. బట్, సినిమాకి మ్యూజిక్ ఎంత ముఖ్యం అని మీరనుకుంటున్నారు?
అవునండి. అంటే, ఒ మీరు చెప్పినట్టు 100% కరెక్ట్ అండి. ఒక సినిమాకి మనం పంచప్రాణాలు అన్నట్టు, ఒక సినిమాకి ఒక డైరెక్టర్ ప్రాణమే, ఒక ప్రొడ్యూసరు ప్రాణమే, ఒక ఆహ్, ఒక నటి నటీమణులు ఇద్దరూ హీరో, హీరోయిన్ ఉన్నోళ్ళు ప్రాణమే, అలాగే ఈ మ్యూజిక్ అనేది కూడా ప్రాణంలాంటిదే అండి. అది ఎందుకంటే
మీకు, మీకు బాగా ఈ మ్యూజిక్ వల్లే ఆహ్, సినిమా ఆ సీన్ అంత బాగా వచ్చింది అన్నట్టు ఏమైనా ఆహ్, కొన్ని సినిమాలు చూసినప్పుడు, ఆ మ్యూజిక్ ఎంత బాగుందిరా అన్న ఫీల్ ఎప్పుడైనా వచ్చిందా అండి సినిమాల్లో?
అంటే మనము కొన్ని పర్టిక్యులర్ హీరో సినిమాలు చూసినప్పుడు, ఈ హీరోకి, కథకి సంబంధం లేదు. ఆయన వెనకాల ఒక మ్యూజిక్ ఉంటే చాలు, అని చెప్పి మనం చాలా గొప్పగా అనుకునే వ్యక్తి ఇప్పుడు సీనియర్ యాక్టర్ అయిన బాలయ్య గారండి. ఆయన
బాలయ్య గారు, మనకి తమన్ మ్యూజిక్ డై కంపోజింగ్‌లోని బోయపాటి సీను సినిమా అంటే, ఆహ్! కాంబినేషన్ చాలా బాగుంటది.
అవునండి. అందులోనూ అందులోనూ ఎప్పుడైతే వీళ్ళ కాంబినేషన్ అనేది కలిసిందో బోయపాటి, బాలయ్య అనేది ఒకప్పుడు ట్రెండ్ అండి 'సింహా'తో మొదలైంది. కానీ, ఈ రీసెంట్‌గా బాలయ్య బాబుకి ఒక, 100 రెట్లు ఆయన అధిక స్థాయి లె లెక్కలో మనకు సినిమా చూడాలి అనే ఒక అభిమానాన్ని పెంచింది మాత్రం ఒక మ్యూజిక్ అనే చెప్పుకోవచ్చండి. అందులోనూ, ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంటాం కదండీ మనం సినిమాలో.
'సింహా' హ్మ్. హ్మ్, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ తమను.
అవునండి తమను, తమను అసలు సినిమాకి పంచప్రాణాలు అంటాం కదండీ! వీటిల్లో ఈ పంచప్రాణాలు బాలయ్య సినిమాకి తమన్ అనే చెప్పుకోవచ్చండి మనం.
అప్పుడు ఒకసారి తమన్, మీరుకు గమనించినట్లయితే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడండి. "ఆ రజినీకాంత్‌కి బక్కోడు ఉన్నాడంటే, బాలయ్య బాబుకి బండోడు ఉన్నాడు రా" అనేసి.
హ్మ్. అవునండి. <chuckles> ఇది అసలు 100% కరెక్ట్ అండి అది మాత్రం. అసలు మనం బాలయ్య బాబు సినిమాలు చూస్తుంటే, అంతకుముందు ఏ ఏ రేంజ్‌లో అయి ఆడేటివి మనకు తెలుసు. అంటే కొన్ని బాగా వస్తే, కొన్ని బాగా రాలేనివి. అంటే కథ బాగుంటే, మ్యూజిక్ బాగాలేక అట్లా డిస్కనెక్ట్ అవుతుండేది మనం.
చాలా సినిమాలండి. అలాగా మనకి ఎక్కువగా బోయపాటి సినిమాలు కాకుండా, మామూలు సినిమాలన్నీ బాలకృష్ణగారు ఈ మధ్య కాలం బాగుంటున్నాయి గాని, ఒక టైమ్‌లో ఆయన్ని చాలా ఫేస్ చేసారు ఈ ఫ్లాప్‌లు గాని, అవి గాని.
అవునండి. రొటీన్ సినిమాలు చేస్తూ, ఆయన రొటీన్‌గా ఒక విగ్‌నే పెట్టుకుంటూ, కొన్ని విగ్గులైతే ఆ సినిమాకి సంబంధం లేకుండా ఎందుకు పెట్టుకున్నాడు అని గాని. ఇలా ఆయన ఏదండి? <chuckles>
ముఖ్యంగా 'వీరభద్ర' అండి. 'వీరభద్ర' అనుకుంటాను. ఒక రింగుల జుత్తు ఉంటుంది. "సరే సరేలే ఎన్నోన్నో అనుకుంటాం" అంటాడు సినిమాలోని.
అవునవునండి. అవునవును. అది ఒక గొప్ప మీమ్ అయిపోయింది.
ఆ సినిమా ఎంత క్యామెడీగా ఉంటుందంటే ఆ విగ్గు ఎలా పెట్టాడా అనిపిస్తది.
అసలు, అంటే అదే అని మనం చెప్పడం. ఆయన ఈ రీసెంట్ సినిమాలు కాకుండా, పాత సినిమాలు తీయడంలో ఆయన ఎన్ని కొత్త విధానాలుగా ట్రై చేసినా, అదొక మీమ్‌గా తయారైపోయింది ఇప్పుడు ప్రజలకి. ఆయన ఒక కమెడియన్‌గానే గుర్తింపుగా పొందుతూ ఆహ్, ఆయన తీసిన సినిమా అంతా ఒక కామెడీ పీస్ అయిపోతది. అంటే సినిమాకు ముందేమో ఆ ఒక్క రేంజ్ స్థాయి అనేది చాలా గొప్పగా ఉంటదండి. సినిమా రిలీజ్ అయ్యాక, మనకంటాం కదండీ! లోపల ఏమీ లేదు డొల్ల అన్నట్టు డైలాగులు, సినిమా డైలాగ్‌లు.
అవును. అవును. కానీ ఆ మ్యు కానీ అలా అయిపోయేదండి. అంతెందుకండి మనకి ఇప్పుడు ఆహ్, బోయపాటి శ్రీను గారి సినిమాల్లోని 'అఖండ' సినిమా చూస్తే ఓన్లీ నన్ను అడిగితే ఆ సినిమా బ్యాక్‌గ్రౌండ్ వల్లే అధిక శాతం హిట్ అయిందండి. చాలా ఆ బ్యాక్‌గ్రౌండ్ గాని, ఆ ఇంటర్వల్‌లో వచ్చే ఫైట్‌లో దాడ దాడ దాడ ఆ కొడతంటే డీటీఎస్ మనకి ఆహ్, మీకు ఒక విషయం చెప్పాలంటే, అమెరికాలోని కొన్ని స్క్రీన్స్ ఆపేసారంట అండి 'అఖండ'కి. అంత దారుణమైన ఆ! అంత దారుణమైన సౌండ్స్ మా థియేటర్‌లో మేము వేయలేమని చెప్పి సినిమా ఆపేసారంట. అంటే అది ఎంత బీట్ ఇచ్చాడండి.
అవునండి. అవునండి, నేనూ విన్నాను. అవునండి. హ్మ్. మ్యూజిక్ అనేది ఎంత గొప్ప స్థాయినిచ్చిందంటే, ఒక సినిమాలో కథ అనేది అంత 100% మనుషులు ఆడియన్స్‌ని రీచ్ కాకపోయినా, ఒక మ్యూజిక్ వల్ల, కథను మర్చిపోయి 1000% ఆ సినిమాకి కనెక్టయిపోయారండి జనాలు. వాళ్ళు
ఆ! అంత బాగా అయిపోయింది. ఇప్పుడు అలాగని కాకపోయినా, ఇప్పుడు మీరు గమనించినట్లైతే ఒకప్పుడేటంటే ఒక హీరో, ఆహ్, డైరెక్టరు కాంబినేషను లేదంటే, ఒక హీరో ప్రొడ్యూసర్ కాంబినేషన్. బట్, ఇప్పుడు మీరు గమనిస్తే డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్స ఎక్కువస్తున్నాయండి మనకి.
అవునండి. అవునండి. అందులోనూ ఇది బాలయ్య బాబు గారే అన్నిటికి, వీటికి ఎగ్జాంపులయిపోతున్నారండి, మనం చెప్పుకుంటే ఇప్పుడు. మ్యూజిక్ అంటే
అ! <laughs> మీరు బాల మీరు బాలయ్ బా బాలయ్య బాబు అభిమాని అనుకుంటానండి?
లేదండి. మ్యూజిక్ అభిమాని నేను. బాలయ్య బాబుకి అభిమానినిగాదు.
మ్యూజిక్ అభిమానా! ఆ! చెప్పండి. చెప్పండి.
ఆ మ్యూజిక్ అభిమానినయిపోయాను నేను. అంటే మొదటిగా నేనైనా కూడా, ఇప్పుడు మనకొక సినిమా అంటే, ఒక చిన్న టీజర్‌తో మొదలయ్యి ఆ టీజర్‌లో గూడా మనకొక సీనొస్తుందంటే ఆ సీన్‌కి ఆ మ్యూజిక్ కుదరుతుందా, అంటే, సీనుకు తగ్గ ఎలివేషన్ మ్యూజిక్ ఇస్తున్నాడా, అని చెప్పి ఆడే మనం ఇప్పుడు జనాలు పట్టేసుకుంటున్నారండి. చాలా వరకు మీరు గమనించారో లేదో!
అచ్చ! కాపీ కొడితే, వితిన్ సెకండ్స్‌లో గుర్తుపెట్టేస్తున్నారండి.
అవునండి. అందులోని కాపీ కూడా, మనం తమన్నే చెప్పుకోవచ్చండి ఉదాహరణ మళ్ళా గూడా.
త తా త తమను మ్యూజిక్ బావుంటది గానీ, కాపీ మావులు కొట్టడండి. ఈప్ మీకు బాలీవుడ్ మూవీసన్ని కాపీలు తెచ్చి కొట్టేస్తాడు.
ఖచ్చితంగా అండి. మళ్ళీ ఈ కాపీలు కొట్టడం, ఆహ్, వేరే హీరోల్లో దొరికిపోతాడేమో గాని, <chuckles> బాలయ్య కంటే మాత్రం దొరకడండి. ఏదో కష్టపడి కొట్టేసినట్టు అంటే నిజంగానే అండి. ఆయన కష్టపడి బాలయ్య బాబు గారికే కొడతారేమో, అందరూ అంటుంటారు, ఆయన చెప్
ఆ! ఆయన అలా డిసైడ్ అయ్యాడండి. మనకి ఏంటంటే, కొంతమంది, కొంతమంది హీరోలకి ఫేవరిజంలాగా ఉంటది. ఇప్పుడు 'అనిరుద్ధిన్' చూసుకున్నట్లయితే, 'రజనీకాంత్' సినిమాలను వేరే లెవెల్‌లో చేస్తారు. రజినీకాంత్ సినిమాలు అన్ని బాగుంటాయి, బా చాలా కొంచెం ఎగాస్ట్రా ఎఫర్ట్ పెడతారు 'రజినీకాంత్' సినిమాలు అంటే. అలాగే 'తమన్' గారు ఏంటంటే, 'బాలయ్య బాబు' సినిమా అనేసరికి కొంచెం ఎగా‌స్ట్రా ఎఫర్ట్ పెడతారు. ఆ 'బాలకృష్ణ' సినిమా మాస్‌గా ఉంటారు, ఫ్యాన్స్ అందరూ, వాళ్ళందరూ బాగా అర్రాలి, గెంతాలి గెంతాలి అని చెప్పి ఆలచే మీకు తమన్ డెడికేషన్ ఎలా ఉంటుంది అంటేనండి, ఆహ్, ఒకసారంటా 'ప్రభాస్,' 'తమను' ఇద్దరు ఫ్లైట్‌లో వెళ్తుండగా ఈ 'ప్రభాస్' మామూలుగా 'సాహో' టీజర్ చూపించాడంట. ఏది టీజర్ ఆ! టీజర్‌కి ముందు, మనకి ఒక మేకింగ్ వీడియో వచ్చింది.
అవునండి. హ్మ్. అవునండి. అవునండి. హ్మ్. ఓహ్! అవునా? అవునవునండి. బాహుబలి రిలీజ్ అవుతున్న టైమ్‌లో అనుకుంటా. అది గూడా వచ్చింది మనకు.
ఆ! ఆహ్, తర్వాత మేకింగ్ వీడియో అండి. టా టటరడటం టాటాం అని బ్యాక్‌గ్రౌండ్ వస్తది. ఆహ్, దుబాయ్‌లో షూటింగ్, ఫైట్ షూటింగ్ ఆ! ఆ బ్యాక్‌గ్రౌండ్ వచ్చింది చూపించాడంట. "ఇగో తమన్ ఇలాగా చేయించాను అని చూపిస్తే ఎలా ఉంది" అని అడిగాడట, రివ్యూ. అడిగితే, తమన్ అన్నాడంట "అన్నా పెద్దగా ఏం లేదు, కొంచెం బీట్ తగ్గింది" అన్నాడట. కాసేపు ఆలోచించాడంట, ఆలోచించి "నువ్వు కొడతావా పోనీ దీనికి" అన్నాడు. అంటే నుంచి "నీకు ఓకే అయితే, నాకు ఓకే." అన్నాడు. అయితే "కొంచెం చెయ్యవా" అని చెప్పి దగ్గర ఉండి చేయించారట. ఎంత బాగా ఇచ్చాడు అంటే, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వల్లే, మనకు ఆ టీజర్, ఆ సినిమా మీద అంతా హా! <smacks lips> బాగా ఎగ్జైట్ అయితాం, ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ కూడా వచ్చేసింది.
ఆహా! ఆ! అవునవునవునండి. అవునవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునా అండి? నాకు ఈ విషయం తెలీదు కదండీ! 'సాహో'కి నేను ఇంకా ఎవరో హిందీ వాళ్ళు అనుకుంటున్నాను. మన తమనే కొట్టాడు. అది కాని చాలా బాగుంటదండి, నిజంగా.
ఆ! యాక్చువల్‌గ అలా కాదండి. బా తమన్ ఓన్లీ టీజర్‌కి, ట్రైలర్‌లకే ఇచ్చాడు. మ్యూజిక్ డైరెక్టర్ వేరు.
ఓకే. ఓకే. ఆహ్, కానీ ఆ సినిమాలో పాటలు గాని, చాలా అందంగా ఉంటాయండి. చూడటానికి గాని, వినడానికి గూడ ఈ హీరో, హీరోయిన్‌కి మధ్యలో వచ్చే పాటలు, మ్యూజికల్ థీమ్ సాంగ్స్ నిజంగా సుజిత్ అనే డైరెక్టరు, దానికి మరో ప్రాణం అండి.
ఆ! మంచి యంగ్ డైరెక్టరు, కొంచెం కొత్తగా అంటే యంగ్ డైరెక్టర్స్ ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తారండి. ఒక మ్యూజిక్ టేస్ట్‌ గాని, లేదంటే కొంతమంది డైరెక్టర్‌లని మీరు గమనించినట్లైతే, మ్యూజిక్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఫర్ ఎక్సాంపుల్ మీకు ఆహ్! సందీప్ రెడ్డి వంగా‌ను చూడండి. ఆయన మ్యూజిక్ ఆయన
అవునండి. అవును. అవునండి. దగ్గరుండి చేపించుకుంటాడండి ఆయన మ్యూజిక్ అయితే.
ఆ! ప్రతీ సీను ప్రతీ సీను, ప్రతీ బిట్టు ఆహ్, ఒక సీన్ చెప్తే ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏ మనకు యానిమల్ మేకింగ్ వీడియో తీస్తే, ఒక విజల్ విజల్‌ని కూడా ఆయన అంత పర్టిక్యులర్‌గా తీసుకుంటారు. నాకు ఈ బ్యాక్‌గ్రౌండే కావాలి, ఈ మ్యూజిక్కే కావాలి ఇలాగే కావాలి. ఆయన ఇంకో ఇంటర్వ్యూలో వాళ్ళ బ్రదర్ ఒకసారి చెప్పారండి ఇంటర్వ్యూలోని ఆహ్! సందీప్ రెడ్డి వంగా గారంట 80 పర్సెంట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, గాని, మ్యూజిక్ గాని షూటింగ్‌కి ముందే రెడీ చేస్తారంట.
అవునండి. హ్మ్. అవునండి. నిజమే. మొదట ఆయన కథ కన్నా మ్యూజిక్ డైరెక్టర్‌తతో ఎక్కువ చర్చిస్తారంట. ఆయన మైండ్‌సెట్టు మ్యూజిక్ డైరెక్టర్‌తో కలిసిపోతే, అప్పుడు మ్యూజిక్ బాగొస్తదని జెప్పి ఆయన నమ్మతారంట
ఆ! ఆయన ఆ! ఖచ్చితంగానండి. ఇప్పుడూ ఒక మనకి గమనించినట్టయితే మీరూ, ఒక మ్యూజిక్కనేదీ, మనల్ని ఆ సినిమాకి కనెక్ట్ చేసే ఒక విధ ఒక మెయిన్ పర్టిక్యులర్ విధానం. ఏంటంటే, మనకి ఆ బ్యాక్‌గ్రౌండ్ మాకు ఒక ఒక సౌండ్ లేకుండా సినిమా మనం చూడలేమండి. ఒక్క 5 నిమిషాల సినిమాను కూడా చూడం. ఒక షార్ట్ ఫిల్మ్‌ని కూడా మనం చూడలం. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు యెనక నుండొస్తుంటేనే మనకానందం.
హ్మ్. నిజమే అండి. మ అవును.
అలాంటిదీ, మీకిప్పుడైనా ఆహ్, ఇప్పుడు 'అఖండ' సినిమా చెప్పారు. 'బోయపాటి శ్రీను'గారు, 'బాలకృష్ణ'గారిది చెప్పారు. అలాగే, ఆహ్, ఎవరికైనా సజెస్ట్ చేసేటప్పుడు, ఈ సినిమా చూడు సూపర్‌గా ఉంటుంది. మెయినా మ్యూజిక్ ఎంత బావుందని బయటకొచ్చి డిస్కస్ చేసుకునేంతలా ఏదైనా సినిమా ఎప్పుడైనా జరిగిందా మీ లైఫ్‌లో?
అవును. హ్మ్. అంటే, రీసెంట్‍గా అయితే నాకు, 'ఓజీ' అండి.
'ఓజీ.' ఓకే.
'ఓజీ' 'పవన్ కళ్యాణ్‌' గారికీ భల్లే గొట్టారండి మ్యూజిక్ మాత్రం. థమనే కొట్టింది, కానీ నేను 'థమన్‌'కి ఎక్కువ అభిమాని అని చెప్పనండి, కానీ ఆ సినిమా‌కి బాగా కష్టబడ్డాడండి.
కాని నిజంగా మీరు గమనిస్తేనండి 'ఓజి' మూవీలో బ్యాక్‌గ్రౌండ్ తమన్ అంటే మనం నమ్మలేపోతాం. <whoops> ఎందుకో కొంచెం డిఫరెంట్‌గా ఉంటది అండి తమను, తమన్ స్టైల్ మనకలవాటే. అంటే ఆయన కొంచెం మాస్
నిజమండి. అవును. కాపీ కొడుతూ ఏదో కొద్దిగా రొటీన్‌లో దాన్ని కొత్తంగా చూపిస్తూ అది ఒక డిఫరెంట్ స్టైల్‌లో ఉంటది. కానీ ఓజీలో మాత్రం చాలా ఒక ఎక్కడినుండో తీసుకొచ్చి, బయట వాళ్ళని కొట్టించినట్టే ఉంటదండి.
ఆ! నిజమండి. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ గాని, ఆ సీన్స్‌ గాని, ఆ సీన్స్‌కి తగ్గ ఆహ్, మ్యూజిక్ రావడం గాని, ఒక హైప్‌ గాని కొను కొంచం డిఫరెంట్‌గా కొట్టారు తమన్ గారు ఆ సినిమాకి మాత్రం.
అవునండి. ఆ తర్వాత చెప్పాలంటే నాకు మ్యూజిక్ ప్రకారంగా నచ్చిన సినిమా మనకు రీసెంట్‌గా రామ్ గారి సినిమా ఒకటి రిలీజ్ అయిందండి. దాంట్లో పాటలు నాకు బాగా ఇష్టమండి. మ్యూజికల్‌గా ప్లెజెంట్‌ అవునండి.
నెక్స్ట్ ఆ! చెప్పండి చెప్పండి. ఆ! ఏదండి ఆంధ్రకింగా? ఆ! ఆ సినిమా కూడా సా సాంగ్స్ అవి చాలా బాగున్నాయండి. ఏటంటే మనకి కొంచెం ఆహ్, డిఫరెంట్‌గానే అనిపిస్తున్నాయి అవి కూడా.
అవునండి. దాంట్లో ముఖ్యంగా 2 పాటలు ఆహ్, ఆయనే ఒకదానికి లిరిక్స్ అవి రాసారండి. అదైతే, ఈయనలో ఇంకో కోణం ఉందా? మ్యూజిక్‌లో కూడా ఇంత టాలెంటా అనిపించిందండి నాకు. ఆ సినిమాలో
రామ్ గారు అన్నిటిని ఉంటాయండి కొన్నికా మీకు 'శివం' అనే ఓ సినిమా ఆయనదొచ్చింది. అందులో కూడా ఏంటంటే కొంచెం ఈయన డైరెక్షన్ మనకి ఎక్కువగా వాడారని కూడా ఒక టాక్ ఉంది.
అవును. ఏమో అండి. నాకు శివం సినిమా అంటే మాత్రం నేను ఆయన్ని చూసి అప్పుడుదాకా రా మనకు రైట్ సైడ్ పాపడ, లెఫ్ట్ సైడ్‌కి తిప్పాలని చెప్పి, నేను మొదలుపెట్టిన వయసు, సినిమా చూసిందండి అంటే అది రా రామ్ గారిదే అండి. ఎప్పటికైనా కూడా చెప్పుకుంటాను నేను. నిజంగా ఆ సినిమాలో పాటలు కూడా చాలా బాగుంటాయండి. సినిమా ఫ్లాప్ అయిందంటామే కానీ ఇప్పుడు చూసుకున్నా కూడా చాలా కామెడీగా అలా ఉంటది. కానీ అప్పుడు ఎందుకు ఫ్లాప్ అయిందో ఏమో! మనకు తెలీదు.
<laughs> శివం. అంటే సినిమా ఫ్లాప్ అవ్వడానికి బోలెడు రీజన్స్ ఉంటాయండి. ఆ పాట పర్టిక్యులర్‌గా కొన్ని కొన్ని సినిమాలు చాలా బాగుంటాయి. బట్ ఫ్లాప్ అవుతాయి. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ ఆ రీజన్‌లోని ఆహ్, అక్కడ నచ్చకపోవడాలు అవి చాలా రీజన్స్ ఉంటాయి. మీకు ఇలాగే ఈ మ్యూజిక్‌తోనే మీకు మన అంతెందుకండి ఏఆర్ రెహమాన్ గారు కేవలం ఒక సాంగ్‌తోనే ఆస్కార్ లెవెర్ కెలిపోయారు.
హ్మ్. అవునండి. అవును. అవునండి. నిజమే. అసలు మనం ఇప్పుడు మ్యూజిక్ అంటే 'తమను', 'డీఎస్పీ' అంటున్నాం గాని, అసలు 'ఏఆర్ రెహమాన్ గారు' మళ్ళీ ఇంకొకరు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ తమిళత్ తమిల్‌గా తమిళ్లో ఉంటారండాయనకి
మణిర మణిరత్నం గారు, శంకర్ గారు ఇద్దరూ ఆయన్నొదలరు.
అవునండి.
అ అందుకనే వాళ్ళ కాంబినేషన్ కూడా అంత బావుంటాయండి. మీరు గమనించినట్లయితే ఒక మ్యూజిక్ డైరెక్టర్‌కి ఫేమ్ తెచ్చిందంటే ఇప్పుడు 'ఇళయరాజా' గారు ఎలాగైతే పాటలకు ఫేమస్సో, ఆహ్
అవునండి. ఆ! 'ఇళయరాజా' గారండి. అసలు మ్యూజిక్ అంటే దండం పెట్టుకోవచ్చండి <chuckles> ఆయనకి మాత్రం.
ఆ! మంచి సాంగ్స్ ఇచ్చారండి. అప్పడ్లో వాళ్ళు పిచ్చెక్కిపోయేలా ఇచ్చాడు. ఇప్పుడు మ ఇప్పుడు, ఇప్పుడు జనరేషన్‌కి కూడా చాలా ఇష్టపడుతున్నారు. నెక్స్ట్ జనరేషన్ కూడా సాంగ్‌లో
పిచ్చెక్కిపోతారండి ఇప్పుడు గాని నిజంగానే. 'ఇళయరాజా' పాటలు బెట్టుకొని బాధలో ఉన్నా 'ఇళయరాజా', సంతోషంలో ఉన్నా అంటే కొంతమంది ఉంటారండి, వోళ్లు <giggles> 'ఇళయరాజా' అంటేనే వాళ్ళకి దేవుడు. ఇంక బాధ, సంతోషం అన్ని ఆయన పాటలే.
ఆ! అవును. అలాగే మనకి 'ఏఆర్ రెహమాన్' గారు ఎలా తెచ్చారంటేనండి. బ్రాండ్ మొదలు పెట్టారండి. మ్యూజిక్ డైరెక్షన్‌లో ఒక బ్రాండ్. ఆయన పేరు కనబడితే, అదొక భారీ సినిమా అన్న ఫీల్ మనకొచ్చేస్తుంది.
అవునండి. అవునండి, నిజమే.
లైక్ 'శివాజీ' సినిమా చూడండి మీరు. 'శివాజీ'లోనే ఆ టైటిల్ కార్డ్‌లు పడ్డాలు గాని 'రజినీకాంత్' గారు నడుచుకుంటూ రాడం గాని. ఆహ్, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్‌తోనే మనకు భలే తీసుకెళ్తారండి, ఆ సినిమాని.
అవునండి. అవును. అసలిప్పుడు మీరు సీన్ జెప్తుంటే, నా మైండ్‌లో మ్యూజిక్ నడుస్తుందండి. <chuckles>
ఆ! 'శివాజీ ది బాస్' అనగానే. ఆ నెక్స్టు నాకు బా భలే ఉంటుందండి అదంతా.
ఆ! ఆహ్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నడుస్తుందండి అసలు నాకు. మీరు చెప్తున్నారు, నాకు బ్రెయిన్‌లో నడుస్తుందంటే ఆ మ్యూజిక్ ఎంత ప్రాముఖ్యతో అటు చూడండండి అసలక. మాటల్లోనే మనకు మ్యూజిక్ ఒస్తుంది.
ఆ! తర్వా ఆ తర్వాత రజినీకాంత్ గారి కనుక, అంత బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిన తర్వాత చాలా గ్యాప్ వచ్చిసిదండి. మధ్యలో ఏ సాంగ్ అంతగా ఏమి లేవు. మళ్ళీ అనిరుద్ ఇచ్చాడండి 'పేటా'కి.
అవునండి. అవునండి.
'పేటా'కి బ్యాగ్రౌండ్ భలే ఇచ్చాడు మళ్ళీ.
ఆహ్, అసలు ఆ డైరెక్టర్ గాని, ఆయన అభిమాని అంట. ఇంక అప్పుడు మొదలైంది అనుకుంటానండి. నాకు తెలిసి అనిరుద్ కాంబో గాని. అప్పటినుండి వదల్లేదు.
అనిరుద్, రజినీకాంత్ గారి కాంబినేషన్ సూపర్ అండి. ఎంత బాగుంటుంది అంటే ప్రతి సాంగ్ సూపర్ హిట్‌లే. మీకు మన 'హుకుం' బ్యాగ్రౌండ్ మ్యూజికే వ 'హుకుం సాంగ్' అయితే సూపర్ ఇంక. ఆ సిన్ మీకు అదొక సినిమా ఎగ్జాంపుల్ మీకు. ఆహ్, ఏంటిది? ఆహ్, 'హుకుం' ఇదేంటి 'జైలరు' చాలా మటుకు మీరు ఆ స్టోరీ కన్నా, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అండ్ అనిరుద్దే నిలబెట్టాడు అని జెప్పి, మీరు గమనించండి ఒక మ్యూజిక్ డైరెక్టర్‌కి, ఒక ప్రొడ్యూసర్ కార్ గిఫ్ట్‌గా ఇచ్చాడండి.
హ్మ్. నిజమే అండి. హ్మ్. అవునండి. అవునండి.
'సన్ పిక్చర్స్' వాళ్ళు అనిరుద్‌కి కారు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎంత ఇంపార్టెంటు. ఒక మ్యూజిక్ అనేది ఒక సినిమాకి ఎంత ఇంపార్టెంట్ అనేది, అది అక్కడే మనకు అర్థం అయిపోతుంది.
హ్మ్. అవునండి. అక్కడితోనే పునాది. దాన్ని చూసి మన తెలుగులో కూడా, ఈ బాలయ్య బాబు గారు కూడా, "వరుస పెట్టి నాకు 5 సినిమాలు సక్సెస్ ఇచ్చింది. నా సినిమాను చూసి కాదు జనాలు వచ్చింది. నీ మ్యూజిక్‌కే" అని చెప్పి ఆయన మనసులో, అంటే ఆయన బయట చెప్పుకోలేదు కానీ, ఆయన మనసులో తెలుసండి జనాలకి. "నా సినిమా చూసింది తమన్ వల్లే" అని. అందుకు మనకు ఈయన‌ కూడా ఒక కార్ ఇవ్వడం. అలాగే మీరు చెప్పినట్టు ఆ 'జైలర్' సినిమా నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. నేను సినిమా కోసం <giggles> వెళ్ళలేదండి నిజంగా. ఆ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ కోసం వెళ్ళానండి. ఆ సినిమాకెళ్ళి తర్వాత సినిమా నచ్చింది నాకు.
<laughs> అంతే కదండీ! లేదు. మ్యూజిక్ మ్యూజిక్‌లోనే మీరు కానీ భలే కొట్టాడండి బ్యాక్‌గ్రౌండ్. మీకు ఇంటర్వెల్‌కి గాని ఆ బ్యాక్‌గ్రౌండ్ వస్తుంటే రజనీకాంత్ అలా కూర్చొనుంటే <smacks lips> అది విజువల్ వండర్స్ అండి. అలాంటివి మనకి చాలా రేర్ కాంబినేషన్సు. అనిరుధ్, రజినీకాంత్ గాని, బాలయ్య ,తమన్ గాని ఇలాంటి రేర్ కాంబినేషన్‌లో మనకు చాలా బావుంటాయి అలాంటివి. అవి ఎంత అద్భుతంగా వచ్చారు.
అవునండి. అందులోనూ వీళ్ళవి యాక్షన్ అనే కాదండి. రొమాంటిక్ సాంగ్స్ కాని లేదా సింగిల్ పీస్‌ఫుల్‌గా వినే సాంగ్స్, ఎమోషనల్ సాంగ్స్, అన్నీ కూడా చాలా ఇన్స్టంట్‌గా మనకు మ్యూజిక్‌లో కనెక్ట్ అయిపోతుంటాం అండి. మన నిజ జీవితంలో ఒక పార్ట్ దాంట్లో ఉంది అన్నట్లు అంటే ఎమోషనల్‍గా కలిసిపోతాం ఆ పాటల్లో. అందుకనేనేమో మ్యూ పా
అంత బా అం అంత కలుస్తాము కాబట్టే ఆ మ్యూజిక్ మనకు అంత కనెక్ట్ అవుతాం. కొన్ని, కొన్ని సా మీ సాంగ్‌ల కోసమే సినిమాలకెళ్ళిన రోజులు ఉంటాయండి. మీరు ఇప్పుడు ఇందాకల అన్నట్టు మీరు 'జైలర్' సినిమాకి వెళ్ళింది ముఖ్య కారణం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్స్. ఆ మ్యూజిక్ గాని, ఆ సాంగ్ గాని, ఆ 'హుకుం' సాంగ్ గాని, ఒక సాంగు ఒక సినిమాకి అంత ఉపయోగపడుతుంది.
హ్మ్. అవును. హ్మ్.
సో, ఖచ్చితంగా మీరు ముఖ్యమనే అనుకుంటున్నారా? ఒక సినిమాకి మ్యూజిక్ అనేది?
ఖచ్చితంగా ఉపయోగమనే చెప్పా అనుకుంటున్నానండి. ఇది ఒక ప్రాణం లాంటిది సినిమాకి.
అవునండి. ఇప్పుడు ఇంకా కొత్త ట్రెండ్ కూడా వచ్చింది కదా! పాత సాంగ్‌లన్నీ తీసుకొచ్చి కొత్తగా చేస్తన్నారు.
ఆ! అవి కూడా రీమేక్స్‌లు ఇవన్నీ కూడా చాలా బావుంటాయండి. నిజంగా మ్యూజిక్ అనేది సినిమా‌కి ఒక ప్రాణం లాంటిదే అండి.
చాలా గా ఈ మ్యూజిక్ సినిమా‌ని కంపేర్ చేస్తూ చాలా బా చెప్పారండి. ధన్యవాదాలు.
నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలండి.